వంట చేయడమనేది చాలా మందికి ఇష్టమైన ఆహ్, ఒక పద్ధతి. అలాంటిది మనం రోజు చూస్తుంటే మనకి చాలా నిత్యావసరాలు ఇవన్నీ గూడా మనం ఫ్రిడ్జ్‌లో పెడుతూ ఉంటాము. అలాంటి స్టేపుల్ ఫుడ్సేమన్నా ఫ్రిడ్జ్‌లో పెట్టి, వాటిలిని ఉపయోగించి ఏదైనా కంఫర్ట్‌ఫుల్ ఫుడ్ అనేది తయారు జేస్తారా మీరు?
హ్మ్. అవునండి. ఆ! చేస్తానండి. ముఖ్యంగా ఎక్కువగా ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉండేదైతే క్యారెట్స్, బీన్స్ ఈ పచ్చి బఠాణీ ఇవుంటాయి కదా! ఇవైతే ఫ్రిడ్జ్‌లో ఎక్కువగా ఉంటూ ఉంటాయనమాట మాకు. తొందరగా గూడా ఖరాబ్ అవ్వవు అని అనిపిస్తది నాకు. మిగిలిన వాటితో కంపేర్ జేస్తే. ఇప్పుడు బీరకాయలు బేట్టినా గూడా తొందరగా ముద్రిపోతూ ఉంటాయి, ఆ టేస్ట్ రాదు. తీసుకొచ్చిన వన్, టూ డేస్‌లో వండలేదు అంటే, ఆ టేస్టనేది మారిపోతది. ఆహ్, కానీ ఇవైతే కొంచెం ఎక్కువ రోజులుంటాయనమాట. అయితే వీటిని ఉపయోగించి నేనేక్కువగా ఆహ్, ఖిచిడిలు చేయడానికి చూస్తూ ఉంటానన్నమాట. ఇప్పుడు ఆ! వెజిటబుల్ రైస్ ఇప్పుడు ఉప్మా, సేమియా ఈ ఇవయితేనేమో ఖిచిడిలు చేయడానికి చూస్తూ ఉంటాను. ఈజీగా ఉన్ ఈజీగా తొందరగా అయిపోతుంది హెల్తీ కూడా. అంటే ఎలా చేస్తానంటే, ఇప్పుడు ఆహ్, మామూలుగా పోపేస్తాం కదా! ఉప్మా చేయడం కోసం. ఆ పోపేసినప్పుడు ఆనియన్ వేసేసి సన్నగా కట్ జేసిన ఆనియన్ దాంట్లోనే కొంచెం బిర్యానీ మసాలా ఐటెమ్సుంటాయి కదా! దాల్చిన చెక్క, లవంగం ఆహ్, బిర్యానీ లీఫ్, స్టార్ అనిస్ అవన్నీ ఒక్కొక్కటిగా వేసేసి, కలిపేసేసి, ఆహ్, ఆ ఉప్మా కలరనేది ఎల్లో కలర్ అట్లా కావాలి అనుకుంటే, కలర్‌ఫుల్‌గా ఉండాలి అనుకుంటే, కొంచెం పసుపు. ఆ! కొంచెం ఆ! పసుపు ఆ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి చక్కగా ఆహ్, ఆ పచ్చి వాసన పొయ్యేవరకు ఉంచేసి ఆ!
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. ఓహోహో! ఖిచిడి. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. అవును. హ్మ్. ఓహో! అవునవును. హ్మ్. అవును. పసుపు కూడా వేస్తాం. పేస్ట్. అంటే ఇది మసాలా ఉప్మాలా వస్తదా అండి?
ఆ! అవునండి. ఇద్ ఇది కిచిడీ లెక్క ఒచ్చేస్తది. మసాలా ఉప్మా లెక్క ఒచ్చేస్తది. ఇగ దీంట్లో అన్ని వెజిటబుల్స్ మనకింట్లో ఏం వెజిటబుల్సున్నాయో బ్రొకొలీతో సహా అన్నీ వేసేసుకోవచ్చు. క్యారట్, బీన్స్, గ్రీన్ పీస్, టమాటో, బ్రొకొలీ అన్నీ వేసేసుకోవచ్చు. అంటే ఈ బీరకాయ, సొరకాయ ఇట్లాంటివి కాకుండా కొంచెం డ్రై వెజిటబుల్స్ వేసేసుకోవాలనమాట. ఆహ్, వేసేసి కొంచెం మగ్గి అయి, ఉప్పు వేసేసుకోవాలి. కొంచెం ఆహ్, నేనైతే ఒక్కటే పచ్చిమిర్చి వేస్తా. పిల్లలున్నారు కాబట్టి ఎక్కువగా తినరు కారం. అందుకని ఒకటే పచ్చిమిర్చి వేస్తా ఎట్లాగో మసాలా ఐటెమ్స్ ఇవన్నీ పడ్డాయి గదా! ఆహ్, తర్వాత కొంచెం ఉప్పు. ఆహ్, అలా వేసేసి, కొంచెం ఆహ్, ధనియాల పొడి ఒక్కోసారి వేస్తా, ఒక్కోసారి వేయను. ఆహ్ వేసేసి, హ్మ్. చక్కగా ఆహ్, ముక్కలన్నీ గూడా మగ్గిన వరకు ఉంచేసి, ఓ ఆహ్, వాటర్ పోసేసి, కావాల్సినన్ని వాటర్ పోసేసి వాటర్ మరిగేటప్పుడు కొంచెం సాల్ట్ ఆహ్, టేస్ట్ చూసుకున్నామంటే ఇంకేమైనా ఎక్స్ట్రా సాల్ట్ పడుతుంది అనుకుంటే సాల్ట్ వేసేసి ఇగప్పుడు నీళ్లు మరిగేటప్పుడు ఆహ్, రవ్వ ఉప్మా అయితే రవ్వ ఉప్మా, గోధుమ ఉప్మా ఆహ్, గోధుమ రవ్వయితే గోధుమ రవ్వ లేదు సేమియా వు అయి ఉప్మా అయితే సేమియా వేసేసి ఉప్ ఏదైనా ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు సేమియా అనుకోండి కొంచెం తక్కువ వాటరే పడతాయి. సేమియా మునిగేంత వరకు వాటరుంటే సరిపోతది. రవ్వ ఉప్మా
హ్మ్. టమాటా కూడా? హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. అంటే ఏదైనా వేసుకోవచ్చంటారందులో. ఆ! బేస్‌కి. అవునవును. అంటే ఇప్పుడిది ఓట్స్‌తో కూడా చేసుకోవచ్చంటారాండి?
ఆ! ఓట్స్‌తో గూడా జేసుకోవచ్చండి.
హ్మ్.
హ్మ్. ఇప్పుడు రవ్వ ఉప్మనే అనుకోండి. ఒక ఒ ఒకటికి 3, ఒకటికి రెండున్నర ఆహ్ వాటర్ పడుతుంది. ఒక కప్పు రవ్వకి, 21/2 3 కప్స్ వాటర్ పడతాయి. అట్లో ఒక్ ఆహ్ దానికి తగ్గట్టుగా వాటర్ లెవెల్ ఉంచేసి, రవ్వ గానీ, సేమియా గానీ వేసేసి ఆహ్, చక్కగా ఉడికేంత వరకు ఉంచేసి దించేసుకోవడమే. ఈజీగా అవుతుంది, హెల్తీ కూడా. ఇగా పిల్లలుంటే కొంచెం ఆహ్, నెయ్యి పైన చల్లామంటే సరిపోతుంది.
హ్మ్. అవునవును. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. ఎప్పుడైనా సరే హ్మ్ మీరు ఎప్పుడైనా మీరు వంట చేయాలనుకున్నప్పుడు కిచెన్‌లో మనకి ఏమీ లేవనుకోండి, అలాగే ఫ్రిడ్జ్‌లో పెట్టిన పదార్థాలతో ఏదైనా అనుకోకుండా చేసి అది ఇంట్లో హిట్ అయిపోయిన సందర్భం ఏదైనా ఉందా?
హ్మ్. హ్మ్. ఆ! ఉందండి. ఒకసారి క్యాప్సికం రైస్ చేసా. <chuckles> క్యాప్సికం ఆహ్, ఉందనమాట. అవి వేస్టైపోతుంది ఎక్కువగా క్యాప్సికం దేంట్లో వాడం గాదా! ఒకసారి కోవిడ్ టైమ్‌లో ఎక్కువగా వంట ప్రయోగాలన్నీ జరిగింది కోవిడ్ సమయంలోనే. <giggles>
హుహుహు. అవును. అవును. అంతే అండి. అందరికి కోవిడ్ టైమ్‌లోనే అన్ని ప్రయోగాలు చేసారు. స్ట్రీట్ ఫుడ్స్‌తో సహా! హ్మ్.
హ్మ్. ఆ! అవును. అవునండి అవును. అయితే క్యాప్సికం ఎక్కువ ఖాళీ అవ్వట్లేదు అది గూడా ఖరాబ్ అవ్వదు అంత తొందరగా క్యాప్సికమనేది. రైస్ ఏమో నైట్ మిగిలిపోయిందుంది. ఫ్రెష్‌గా ఉంది పొడిపొడిగా ఉంది. ఆహ్, ఇగా ఏం జేద్దామని జేప్పేసి, సరే అని, యూట్యూబ్ జూసేసి క్యాప్సికం రైసని జేప్పేసి ఆహ్, చేసా అండి. ఆహ్ చాలా బాగా క్లిక్, క్లికయ్యింది. ఆహ్ దానికి కొంచెం మస్
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అంటే దాంట్లో సేమ్ ఇలా మనం పులిహోర అలా చేసుకుంటాం అలాగేనాండి లేకపోతే ఫ్రైడ్ రైస్‌ లాగా?
కొంచెం ఫ్రైడ్ రైస్ లెక్కనేనండి. దీంట్లో కొంచెం ధనియాల పౌడర్‌తో పాటు ఆహ్ ఎండుమిర్చి, ఎల్లిపాయ ఇవన్నీ కూడా ధనియాలు ఆహ్, జీలకర్ర కొంచెం మిరియాలు ఇవన్నీ వేయించారు. దోరగా వేయించేసి, మిక్సీ బట్టేసి, ఈ పౌడర్‌ని, ఈ క్యాప్సికం రైస్ మీద చల్లేసరికి ఆ టేస్టనేది కొంచెం డిఫరెంట్‌గా ఒచ్చిందనామాట. కొంచెం పులుపు గూడా ఉండాలి. చింతపండు పులుసు కూడా కలిపారు. నేను చింతపండు పులుసు పదులు మ్యాంగో పౌడర్ ఉంటుంది గదా!
హ్మ్. హ్మ్. ఓహో! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. వావ్! ఓకే. ఓకే. హుహు. అవునవును.
ఆ! మ్యాంగో పౌడర్ కలిపా. ఎందుకంటే ఆల్రెడీ నైటన్నం అని జేప్పేసి మళ్ళీ ఇంకా తడి తడిగా ఉంటే నచ్చదు, తినబుద్ధి కాదు అని జెప్పేసి నేను మ్యాంగో పౌడర్ గలిపా.
పాడైద్ది. అవును. హ్మ్. హ్మ్. అంటే మీ వాళ్ళు తిన్న తర్వాత అసలు ఫస్ట్ ఎక్స్ప్రెషనేంటి మీ వాళ్ళది?
అది చాలా బా ఆ! బాగొచ్చిందండి. మళ్ళీ జేద్దాం అని జేప్పేసి మళ్ళీ ఇంకొకసారి అట్లనే జేసిన గానీ ఆహ్, అదేందుకో ఆ టైంలో అట్లా క్లిక్ అవ్వలేదు.
ఓహో! అవునండి. కొన్ని వంటకాలు ఫస్ట్ చేసినప్పుడే అదిరిపోతాయి. తర్వాత మళ్ళీ జేసినప్పుడు రావేందుకో నాకు కూడా జరుగుతుందిలాగా. హ్మ్.
హ్మ్. రావు. <chuckles> ఆ! ఇంకొకసారి ఏం హ్మ్.
అలాగే రోజు, రోజు మీరు ఎక్కువగా చేసుకుని ఇష్టపడి అంటే ఫ్రిడ్జ్‌లో ఉండే అటిలతో, ఇష్టపడి చేసుకునేదేంటండి? బ్రేక్‌ఫస్టా, లంచా లేకపోతే డిన్నరా?
ఎ ఇస్ లంచే ఇష్టంగా జేసుకుంటామండి. ఇప్పుడు ఆహ్, లంచనేది కొంచెం ఎక్కువ వెరైటీలుంటాయి గదా! ఒక 2 కూరలుంటాయి, ఏదోక పచ్చడుంటుంది. ఆహ్, అ అట్లా చేస్తూ ఉంటానుమాట. నేను ఒకసారి ఏం జేశా అంటే బీరకాయ ఉంది గదా! బీరకాయని ఆహ్, మేము బీరకాయ తెచ్చిన ఒకటి, 2 రోజుల్లో వండడానికే చూస్తాం ఎందుకంటే తర్వాత ఆ రుచినేది అంత టేస్టీగా అనిపియదు. ఆహ్, అందుకని బీరకాయని అట్లా ఒండేస్తామనమాట. ఆ బీరకాయ పొట్టు ఉంటుంది గదా! దాంతో ఒకోకసారి పచ్చడి జేసి చూసా బాగోచ్చింది. ఆ! అయితే ఈ పై ఈ ఇట్లా సన్నగా ఉంటుంది గదా! బీరకాయ మీద, అది వరకు తీసేసి లేత పొట్టు వరకు, ఆహ్, లేత పొట్టు వరకు చక్కగా తీసిపెట్టుకొని, కడిగేసి, ఆహ్, చిన్న చిన్న ముక్కలుగా, అంటే ఆహ్, సైజంతా తగ్గించేటట్టు కట్ జేసి పెట్టుకొని ఆహ్, ఆహ్, కడాయిలో ఆయిల్ వేసి ఆహ్, కొన్ని ఆహ్, శనగపప్పు, మినపప్పు ఆహ్, ఎల్లికాయలు ఆహ్, ఎండుమిర్చి
హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. అవునవును. నిజమే. హ్మ్. హ్మ్ హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అంటే తాలింపు పెట్టాలి?
ఆ! తాలింపుకి కావాల్సియన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ కట్ జేసిన బీరకాయ పొట్టు గూడా వేసేసుకోవాలి.
హ్మ్. హ్మ్. అంటే
ఆహ్, బీరకాయ పొట్టు వేసి ఆ!
హ్మ్. బీరకాయ పొట్టు కూడా వేసేసుకొని అంటే మిక్సీ చేయక్కర్లేదండి?
మిక్సీ చెయ్యాలి దీన్ని. బీరకాయ పొట్టు వేసుకోవాలి, టమాటో వేసుకోవాలి, కొంచెం చింతపండు వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి ఇవన్నీ వేసేసి ఆహ్, ఉప్పు వేసేసుకోవాలి. అన్నీ వేసేసి చక్కగా బీరకాయ పొట్టు మగ్గింది అనుకున్న టైంలో తీసి చల్లరబెట్టి కొంచెం మిక్సీ జేశామనుకోండి భలేగా ఉంటుంది టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది.
ది హ్మ్. హ్మ్. హ్మ్. ఓహో! హ్మ్. అలాగే ఎప్పుడైనా మీ ఫ్రిడ్జ్‌లో మిగిలిపోయిన పదార్థాలుంటాయి కదా! వాటన్నిటిని కలిపి ఏదైనా క్రియేటివ్‌గా చేసారా? అంటే రుచిగా చేయడం అది మళ్ళీ హిట్ అవ్వడం ఇలాంటివి ఏమైనా జరిగినాయా?
హ్మ్. అవును. ఆ! ఇట్లనే ఒకసారి అదే ఉప్మా అని జెప్పా గదా! ఇందాక కిచిడీ లెక్క ఉప్మా జేసానని జెప్పి, అప్పుడు అన్నీ కూడా కొంచెం కొంచెమే మిగిలిపోయాయి. బ్రొక్కోలీ కొంచెమే మిగిలిపేంది, క్యాప్సికం కొంచెమే మిగిలిపేంది, అన్నీ కొంచెం కొంచెం మిగిలిపోయాయి. అన్నీ గలిపి ఇక ఈ ఇట్లనే కిచిడీ లెక్క జేస్తే బాగా కుదిరిందప్పుడు.
హ్మ్. హ్మ్. హుహుహు. అప్పుడు కూడా కిచిడీయె చేసేసారు?
అవును. అవును. ఇంకొకసారి ఏం జేసానంటే ఈ హ్మ్. రాగులనేవి వేస్ట్ అయిపోతున్నాయి. రాగులని ఆహ్, ఎక్కువ రోజులుంటే బూజోచ్చినట్టు అవుతది గదా! అని జేప్పేసి ఇగా ఆహ్, ఫ్రిడ్జ్ నుండి తీసేసి దాన్ని ఏం జేసానంటే మిక్సీ జేసా. మిక్సీ జేసి, జల్లడ కట్టి, ఆహ్, పౌడరోస్తది గదా! ఒక కప్పు పౌడర్ దాకొచ్చింది. ఆ పౌడర్‌ని ఏం జేసానంటే, దాంట్లో కొంచెం పాలు, ఆహ్, ఆహ్, వెన్ ఆహ్ కొంచెం వెనిగర్, బేకింగ్ పౌడర్ ఆహ్, కొ డ్రై ఫ్రూట్స్, ఆహ్, ఫ్రూట్స్, గ్రైండ్ చేసి ఆపిల్ గ్రైండ్ జేసిన మిక్స్చర్ అదంతా వేసేసి ఆహ్, కేక్ బ్యాటర్ లెక్క జేసా.
హ్మ్. ఓహో! హ్మ్. అవునవును. స్మెల్ కూడా మారిపోతుంది. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓహో! ఓహ్! హ్మ్. చాలా బావుందండి ఆలోచన. హ్మ్.
ఆ! కేక్ ఆహ్, ఇ కేక్ బ్యాటర్ లెక్క జేసేసి కేక్ మౌల్లో పోసేసి అవెన్‌లో పెట్టేస్తే అది కొంచెం కేక్ లెక్క అయిందన్నమాట. పిల్లలు ఇష్టంగా దిన్నరు.
అంటే బేకింగ్ పౌడరేసారా మరి మీరు?
ఆ! బేకింగ్ పౌడరేసానండి హాఫ్ స్పూన్ దాక ఏసా.
హ్మ్. హ్మ్. హ్మ్.
హ్మ్. బేకింగ్ సోడా లేదు, సో అదెయ్యలేదు. బేకింగ్ పౌడర్‌తోటే కొంచెం మంచిగా, ఫ్లఫీగా ఒచ్చింది కేక్.
హ్మ్. హ్మ్. ఓకే. ఆ! అంటే షుగర్‌కి షుగరేసారా దాంట్లో? ఏమన్నా ప్రత్యామ్నాయం వాడారా?
హ్మ్. దాంట్లో బ్రౌన్ షుగర్ ఉంటుంది గదండీ! మనకి బ్రౌన్ షుగర్ పౌడర్ బయట దొరుకుతుంది అది వేసా. అది వేసేసి, హా! మా ఇగ నార్మల్‌గా అవెన్‌లో పెట్టేస్తే ఇగ హాఫ్ అన్ అవర్‌లో కేక్ అయిపోయింది. హ్మ్ ఇంక్ పిల్లలు గూడా చక్కగా తిన్నారు.
బ్రౌన్ షుగరేసరా! హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. అంటే మీ వంటకాల్లో, మీ పిల్లలు అత్యంత ఇష్టపడి తినే వంటకం ఏది?
చాపల పులుసు.
చాపల పులుసు. వావ్! <giggles> ఎలా జేస్తారు?
<giggles> ఆ! ఆ! అదైతే ఈ చాపల పులుసు మాత్రం కొంచెం మా అమ్మమ్మ గారిది, మా అత్తగారిది ఇద్దరిది కొంచెం రెసిపీ కలుస్తదన్నమాట. ఆ! <giggles> అవునండి. అయితే ఇప్పుడు తాలింపు మామూలుగా తాలింపు జేసుకుంటాం గదా చేపల పులుసు జేసినప్పుడు తప్పకుండా చేపల ఫ్రై గూడా జేస్తాం. ఆ! ఫ్రై అనేది ఆ! ఉండాల్సిందే. ఇగ ఫ్రై అనేది ఈజీ ప్రాసెసేమైనా. ఆల్‌రెడీ రెడీమేడ్ ఫిష్ ఫ్రై మసాలా మిక్స్డ్ దొరుకుతుంది గదా! అది కొంచెం, లెమన్ కొంచెం, సాల్ట్ కొంచెం, కలిపేసి చేపలకు పట్టించేసి ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టేస్తా, అది ఈజీగా అయిపోతుంది. అది కాకుండా పులుసుకేమో తాలింపు పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆహ్, ఎక్ ఆనియన్ ఎక్కువగా బడుతుంది చేపల పులుసులోకి. ఆనియన్ ఎక్కువగా కట్ జేసేసుకొని ఆహ్, ఆ తాలింపులో వేసేసి, తాలింపులో మెంతులు గూడా వేసుకోవాలి. ఎందుకంటే, చేపలు వేడి గదా! ఆ! వేడిని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం మెంతులు కూడా వేసేస్తాము. ఆ! అందులో కొంచెం ఆనియన్ చక్కగా లైట్ బ్రౌన్ కలర్‌లోకొచ్చిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి, మిక్సీ జేసిన ఆనియన్, మిక్సీ జేసిన టమాటో పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇందులోనే.
అంటే ఫ్యూజన్ చేశారన్నమాట. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. పక్కన అదుండాలన్నమాట. హ్మ్. అవును. హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. ఓహో! అవును. హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. ఓహో! ఆ!
ఆ! అది కా ఈ పేస్టంతా గూడా చక్కగా మగ్గి ఆయిల్ బయటికొస్తున్న సమయంలో కొంచెం కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి
అంటే ఇందులో చేపలు తర్వాత వేయాలండి? చేప ముక్కలు.
లాస్ట్‌కి వేస్తామండి మేము చాప ముక్కలు. ఆ! అయితే ఇగా ఆయిల్ పైకి తేలుతున్న సమయంలో కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు ఇవన్నీ వేసేసి కలిపేసి ఆహ్, మళ్ళీ ఆయిలు బయటికి తేలేంత వరకు ఉంచాలి. ఉంచిన తర్వాత ఈ ఆహ్, చింతపండు పులుసుంటుంది గదా! అది పోసుకోవాలి. చింతపండు పులుసు పోసుకొని ఇగ చింతపండు పులుసు చక్కగా మగ్గే ఆ ఆ టైంలో ఉప్పు, కారం అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా జూసుకోవాలి చూసుకొని ఆహ్, పులుసనేది చక్కగా మగ్గి పచ్చివాసన అంత పోయేంత వరకు ఉంచుకొని లాస్ట్‌లో చేప ముక్కలు వేసుకోవాలి. చేప ముక్కలు వేసి ఉడికేంత వరకు ఉంచుకోవాలి ఇగా చేపల్ని. అంటే ముందు వేసుకోవాలా, తర్వాత వేసుకోవాలా చేపలనేది చాప తీరును బట్టి ఉంటది. ఆహ్, తొందరగా ఉడికే చేపలయితేనేమో 10 మినిట్స్‌లో ఉడికిపోతాయి అవి లాస్ట్‌లో వేసేసుకుంటే సరిపోతుంది. ఆ! లేట్‌గా ఉడికే చేపలేమో ముందు ముందుగానే వేసేసుకోవాలి చింతపండు పులుసు పోయగానే వేసేసుకోవాలి చేపల్ని. లాస్ట్‌లో కొంచెం మెంతు
ఓహో! హుహుహు. హ్మ్. హ్మ్. హుహు. అవునవును. హ్మ్. హ్మ్. హ్మ్. ఓహోహో! ఆ! హ్మ్. ఓహో! హ్మ్. హ్మ్. ఓహోహో! ఓహ్! అదే ఇప్పుడు చేపల పులుసనేది మనం ఆహ్, వే వండుకున్న వెంటనే గాకుండా తర్వాత రోజు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటే ఇంకా బావుంటదంటారు. మీరు అలానే చేస్తారా?
అవునండి. ఆ! మేము ఫ్రిడ్జ్‌లో బెట్టము గని ఆ! మేమైతే అలానే జేస్తాం గనీ ఫ్రిడ్జ్‌లో బెట్టము. మేము నైట్ చేసి అట్నే బయట ఉంచుతాం. బయట ఉంచేసి మార్నింగ్ దింటాం.
హ్మ్. ఓహోహో! హ్మ్. హ్మ్ మార్నింగ్ తింటారు. ఓకే. అంటే ఎప్పుడైనా మీరు వండుకున్న కూర ఎక్కువైపోయిందనుకోండి. అది ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత, మీరు వేడి చేయడం ఇలాంటివేమన్నా చేస్తారా? లేకపోతే దాన్ని వేరే విధంగా మార్చడం అలాంటివేమన్నా చేస్తారా? హ్మ్.
అవునండి. ఆహ్, మారుస్తామండి. ఇప్పుడు చికెన్ కర్రీ జేశామనుకోండి. మామూలుగా గ్రేవీ జేసుకుంటాము. అది చేశామనుకోండి. అదీ దెగ్గరికి చే దెగ్ ఆహ్, నెక్స్ట్ రోజేం జేస్తామంటే దెగ్ దెగ్గరకి కడాయి ఫ్రై జేసేస్తాం. మంచిగా ఉప్పు, కారం మసాలాలన్నీ దట్టించి దెగ్ ఆహ్, డ్రైగా ఉండేటట్టు ఫ్రై అనేది డ్రైగా ఉండేటట్టు చూసుకుంటాం.
హ్మ్. హుహుహు. ఓహ్! చికెన్ ఫ్రై‌లా చేసేస్తారు హ్మ్.
చికెన్ ఫ్రైలా చేసేస్తాం. అది ఇంకా టేస్టీగా ఉంటది.
హ్మ్. ఓకే. అయితే చాలా బావుందండి. మీరు ఏదైనా మిగిలినా కూడా దాన్ని సవ్యంగా ఉపయోగిస్తున్నారు. అలాగే ఇలా కూరలు గూడా ఇల్ విచిత్ర విచిత్రంగా ట్రై జేస్తున్నారు. చాలా బావుంది మీ పద్ధతి అదిని. అంటే ఫ్రిడ్జ్‌లో ఉండే ఆ స్టేపుల్ ఫుడ్స్‌నుపయోగించి దాన్ని ఇంకా క్రియేటివ్‌గా ఎలా చేయాలని, అలాగే మీ పిల్లలకి ఇష్టమయ్యే రీతిలో ఎలా చేయాలో, ఇవన్నీ కూడా బాగా వివరించారు. మీతో ఈరోజు ఇలా మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ తప్పకుండా కలుద్దాం అండి.
హ్మ్. హ్మ్. హ్మ్. తప్పకుండా అండి. ధన్యవాదాలు.
ధన్యవాదాలు.